ఇప్పుడు మనము ఏదన్నా ఒకా సిచ్యువేషన్ అంటే, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అది ఫైనాన్షియల్‌గా కానివ్వండి, లేకపోతే, మరేదైనా విధంగా కానియండని. అలాంటప్పుడు మీరు ఎవరి సహాయమన్నా స్వీకరించారా?
ఆ! అండి. ఎందుకంటే, మనకీ ప్రతీసారి మనం ఓన్‌గా బతికేయాలంటే కుదరదు కదండీ. ఎవరోళ్ళ సహాయం తీసుకుంటూ ఉండాలి. అలాగే, నాకొక సంఘటనయితే జరిగిందండి. లైఫ్‌లో ఒక పెద్ద ఇన్సిడెంట్ చెప్పాలంటే.
ఓకే.
ఏంటంటే, అదీ ఒకసారి నేను చిన్నప్పుడు నించి ఇంట్లో అంతా డబ్బున్నా అంతే. మరీ మిడిల్ క్లాస్‌లో హై అని కాదు గానీ, లో అని చెప్పాలండి మిడిల్ క్లాస్‌లోనే. ఎలగంటే, చిన్నప్పుడూ చదువుకున్నావండి. ఆ! అండి. చిన్నప్పుడు ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. అంతా బానే సాగేదండి. అంతా బానే ఉండేది. తర్వాతేంటంటే, ఇంకా కొద్దిగా ఎలాగొలా చూసుకొని, మా అమ్మ వాళ్ళేంటంటే పై తరగతులు చదవాలి గదండీ
ఓకే. అదేలేండి. అవునండి. అవునవును.
అలా అని చెప్పి ఏం జేస ఆహా! ఆహ్, అక్కడా ఆ ఐదో తరగతి దాకే ఉందండి మా ఊర్లో. పల్లెటూరు మాది. అక్కడ ఐదో తరగతి దాకే ఉంది. ఆరో తరగతి నించీ ఇంక అట్లా అట్లా. స్కూల్‌గానీ ఇలాంటియి ఏమి లేవు. పెద్దగా చదువులు లేవు అక్కడ. అప్పుడేం చేశావంటే
ఓకే. ఓకే. ప్రైమరీ వరకే ఉంది.
ఆ! అవునండి.
హ్మ్. ఓకే. ఓకే.
అప్పుడు ఏం చేశామంటే మా నాన్నగారు ఇంకా ఎలాగైనా చదివించాలి వీళ్ళని అని చెప్పి. అంటే మా నాన్నగారు వాళ్ళు కూడా అంతలా చదువుకోలేదండి. అంటే కొద్దిగా డబ్బు వల్లే సగం. అది చదువు ఆపేయడం అనేది జరిగిందండి. ఏం జరిగిందంటే తర్వాత ఏం చేశారంటే...
ఓకే. అంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టి, మీరన్నా చదువుకోవాలనే ఆశ.
అది మమ్మల్నన్న చదివించాలి హా! అంతే కదండీ. ప్రతి తల్లిదండ్రులకి ఉండేదే కదా అది. ఏంటంటే, అక్కడి నుంచి మేము టౌన్‌కి వచ్చేసామండి. టౌన్‌కొచ్చాక నేను మళ్ళీ ఇక్కడ స్కూల్‌లో జాయిన్ అయ్యానండి. ఇక్కడేమో కొద్దిగా ఇంగ్లీష్ మీడియం ఉందండి. అక్కడ నేను కొద్దిగా తెలుగులో ఎక్కువ బాగా చదువుకునే వాడిని. ఆ! తెలుగు మీడియం ఇంకా. ఇక్కడికి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం. నాకే జాయిన్
హ్మ్. అవునవును. అవునవును. హ్మ్. తెలుగు మీడియమా? ఓకే. ఓకే. హ్మ్. అంటే ఫ్యామిలీ మొత్తం వచ్చేసారా అండి? మీ చదువు రిత్యా.
ఆ! అండి. అమ్మ, నేను, మా నాన్నగారు, మా చెల్లి కూడా.
ఓకే. ఓకే. ఓకె. ఓకె. ఓహ్! హ్మ్.
ఇక్కడ ఏంటంటే ఆ! కొత్త స్కూల్లో జాయిన్ అయ్యానండి. వెళ్ళా వెళ్ళానండి. ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఏంటంటే, నాకు ఇంకా కొత్త స్కూల్ కదండీ. కొత్త స్కూల్ కొత్త జనలు కొత్త మొత్తం ఇన్వాల్వ్మెంట్ అంతా కొత్తదే.
హ్మ్. అవునవును. అంత కొత్త కొత్తగా ఉండి ఉంటది. హ్మ్.
మొత్తం చూడడానికి కొద్దిగా భయం, భయంగా అనిపిచ్చిందండి. యెళ్ళాను, కూర్చున్నాను మొదటి రోజు ఆ! అవునండి. మొదటి రోజు కదా! అంతలాగా ఏమి అనిపిచ్చలేదండి. అంటే బావున్నాం. అంతలా ఏం చెప్పలేదు ఆ రోజు కూడా. ఆ రోజు ఏంటంటే ఇంట్రడక్షను మీ పేర్లు ఇయి చెప్పమన్నారు. ఇయన్నీ చెప్పాం బానే ఉంది. అప్పుడు కూడా ఏంటంటే అండి చెప్పాలంటే...
<chuckles> ఓకే. 6త్ క్లాస్ కదా అప్పుడు? ఓకే. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్.
ఫస్ట్ డే, ఫస్ట్ డే కదండీ ఫర్స్ట్ డే వచ్చి స్టేజ్ మీద మీ పేరులోని "ఎక్కడి నుంచి వచ్చారు? మీ హాబీస్ ఏంటి? ఎక్కడ చదువుకున్నా" ఆ! ఇంక అంతే అండి. నాకేమో క్లాస్‌లో దగ్గర, దగ్గర 50 మంది ఉన్నామండి. నాకేమో భయం. ఆహ్, నాకు స్టేజ్ ఫియర్ అంటే చిన్నప్పటినుంచి, అదే బాగా ఎక్కువండి స్టేజ్ ఫియరు.
అవునవును. అవునండి. హ్మ్. సెల్ఫ్ ఇంట్రడక్షన్‌లాగా హ్మ్. ఓకే. ఓకే. ఆ! ముందు నుంచి మీకు కొంచెం అది స్టేజ్ ఫియర్ అయితే ఉంది?
ఆ! అవునండి. దాని వల్ల ఏంటంటే ఎళ్ నా భయం, భయంతోనే ఎళ్ళండి. నాకు ఏడుపొకటే తక్కువండి. నా ఫేస్‌లో ఇంక. అలా పెట్టాను ఫేసు. ఎళ్ళానూ, నోరు తిరగట్లేదండి చెప్పేస్ ఏదో చెప్తున్నాను. నా పేరు ఏదో అని అళ్ళా చెప్తున్నాను. మధ్య మధ్యలో నోరు తిరగట్లే.
<chuckles> అయ్యో! ఓకే. అసలు ఆ భయానికి అసలు ఫస్ట్ మాట రాదు నిజంగా మీరు అన్నట్టు.
నిజమే అండి. అసలు ఏం చెప్తామో తెలియదు. ఆ! అంతే కదండీ! అలా జరిగింది, బానే ఉంది. ఇంక ఆ రోజు అయిపోయిందండి ఇంక. అంతే తర్వాత రోజు ఏంటంటే క్లాసులు స్టార్ట్ చేయడాన్ని మొదలుపెట్టారండి.
తడబడతది గొంతు గూడా. హ్మ్. అవునవును. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్.
అక్కడి నుంచి ఏంటంటే, బానే చెప్తున్నారు, అంత బానే ఉందంటే. నాకు, కొద్దిగా ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ కదండీ. నేను తెలుగు మీడియం నుంచొచ్చాను కొద్ది అర్థం చేసుకుని కష్టంగా ఉంటది కదా!
ఆ! కొంచెం. అవునవునవును. హ్మ్.
హ్మ్, అంత క్వెషన్‌లు అడిగేవారు కాదు ఏం కాదు. అలా సాగుతూ వెళ్ళింది. నేనేదో విన్న విన్నట్టు ఉండేవాడిని అండి. ఇంగ్లీష్ మీడియం కదా! అంత‌లా అర్థమయ్యేది కాదు. అప్పటికి కొత్తగా ఫ్రెండ్స్ కూడా, ఎవరు లేరు నాకు చెప్పడానికి కూడా. నేను ఒక్కడినే అలా ఉండేవాడిని. తర్వాత ఏంటంటే అండి, అలా వెళ్తుండగా ఎగ్జామ్సు
ఓకే. ఓకే. ఓకే. ఓకే. అదేలెండి. అదేలెండి. హ్మ్. అంటే, మీరెప్పుడు పోనీ అంటే, ఫ్రెండ్స్‌తో మీరే కలిసిపోయి, ఆహ్, మీకు అర్థం కాకపోతే నాకు ఇది చెప్పు, అని ఎప్పుడు అడగలేదా?
అంటే, కొత్త స్కూల్ కొత్త దినం కదండీ. చాలా టైం పట్టిందండి. అంటే నేను ఎక్కువ అదే అండి ఎక్కువగా ఎవరితో కలవనండి, చెప్పాలంటే పెద్దగా. ఒక్కడినే ఉంటాను లేదంటే ఆ! ఇంక అంతే అండి. అలా ఉన్నాను కొన్ని వారాలు అయినియి, తర్వాతేమో ఏయెఫ్ ఫార్మేటివ్ ఎగ్జామ్స్ టైపు పెట్టారండి. పెడతా అన్నారు తర్వాత రోజు నుంచి. నాకేమో వణుకు పుట్టేస్తుందండి. అప్పుడు మరి చిన్న పిల్లలం ఈ ఎగ్జామ్స్ అంటే కొద్దిగా భయపడుతూ ఉంటాం. నాకేంటంటే నాకేం అర్థం కాలేదు, ఏం చేయాలో తెలియక అలా ఉంటే, ఒక ఫ్రెండ్ వచ్చాడండి. అప్పుడే ఒక అబ్బాయి వచ్చి, "ఆ! అల్లల్లా చేప్ ఆ! అలాగా. ఆ! సేమ్ క్లాసే. "ఏరా ఎప్పుడు ఒకడుంటే అలాగా, మాతో కలిసి చదువుకో, అందరం కలిసి చదువుకుందాం అలా అన్నాడండి." "ఆ! సరేరా", అని అలా మొదలుపెట్టామండి. అక్కడి నుంచి ఏంటంటే, నేను చెప్పేసానండి ఆడికి, నేను ఇలా చదువు అక్కడి నుంచొచ్చాను. నాకు ఇదంతా కొత్త అసలు నాకు ఏమి రాదు. భయంగా ఉంది నాకు అంటే, "సరే, నువ్వు ఏమి మొదలుపెట్టుకు, నేను ఎక్స్‌ప్లైన్ చేస్తాను మొత్తం అంతా. నీకు చదవడం, రాయడం అయితే వచ్చ కదా! నేను ఎక్స్‌ప్లైన్ చేత్తాను. మొత్తం అంతా అసలు ఏంటనేది," అని చెప్పి దగ్గర ఉండి కూర్చోబెట్టుకొని, మొత్తం అంతా ఎక్స్‌ప్లైన్ చేయడం ఇవన్నీ జరిగిందండి.
<chuckles> ఆ బిడియం అయితే ఇంక పోలేదు. హ్మ్. ఇంట్రోవర్టు. ఓకే. ఓకే. ఓకే. ఓకే. <chuckles> అవునవును. హ్మ్. అంటే, సేమ్ క్లాసు. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. నైస్. అంటే, అంత చిన్న ఏజ్‌లో కూడా వాళ్ళు వచ్చి మీరేమైనా, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో చదువులో, హెల్ప్ చేయడం అనేది నిజంగా చాలా మంచి విషయం. హ్మ్.
వాడి వల్ల ఏంటంటే ఆ! అండి. అప్పటినుంచి కొద్దిగా వాడు ఉండడం వల్ల, ఆహ్, తర్వాత నుంచి ఎగ్జామ్స్ కానీ, గానీ నేను కూడా ఇంకా అర్థం చేసుకోవడం ఇయన్నీ మొత్తం కొద్దిగా ఎన్విరాన్మెంట్‌కేంటంటే కొద్దిగా అలవాటు పడ్డానండి కొన్ని నెలలు అయిన తర్వాత. ఆహ్, స్టడీ అదే కొద్దిగా ఎన్విరాన్మెంట్‌కి అలవాటు పడ్డాను. అంతా బానే ఉంది. అలా జరుగుతుంది. అలా 10థ్ కూడా 10థ్ వరకు కూడొచ్చింది 10థ్ కూడా బాగా రాసానండి. అంతా మంచిగానే జరిగింది. తర్వాత ఏంటంటే ఇంటర్‌కొచ్చ
ఓకే. హ్మ్. ఓకే. సేమ్ స్కూల్ సిక్స్త్ నుంచి 10థ్ వరకు సేమ్ స్కూల్ కంటిన్యూ చేసారు.
హ్మ్. సేమ్ స్కూలే అండి ఇంకా. అంతా బానే ఉందండి. తర్వాత ఏంటంటే ఇంటర్ జాయిన్ ఆయనండి. ఇంటర్ జాయిన్ అయ్యాను. అక్కడ కూడా అంతా పర్ఫెక్ట్‌గా అయింది. అక్కడ అంటే మాకు తగ్గట్టు చిన్న ఒక మంచి చిన్న కాలేజ్‌లో అంత తక్కువ ఫీజ్ ఎక్కడుందో అక్కడ జాయిన్ చేశారండి మా నాన్నగారు. అక్కడ జాయిన్ అయ్యాను నేను. మా ఫ్రెండ్స్ ఉంటారు కదా! చి
ఓకె. ఓకె. హ్మ్. హ్మ్. ఓకె. ఓకె. ఎంపీసీ తీసుకున్నారా? బైపీసీ తీసుకున్నారా?
ఎంపీసీయే అండి. మనకు బైపీసీ కొద్దిగా <chuckles> పడదు కొద్దిగా చెప్పాలంటే. తీసుకున్నానండి ఇంటర్‌ది ఎంపీసీ తీసుకొని అక్కడ కూడా కొద్దిగా మ్యాథ్స్ ఇయన్నీ మొత్తం నేర్చుకొని అంత బానే చదివాను. అంత బానే అయిందండి. తర్వాత వచ్చేసరికి ఇంకా అలాగా ఇంటర్ కూడా గడిచిందండి. 2 ఇయర్స్ అలాగా బానే గడిచిపోయింది. తర్వాత ఎగ్జామ్స్ రాసాను.
ఓకె. ఓకె. అదేలెండి. అదేలెండి. 2 ఇయర్స్ కూడా ఇంక అలా. అంటే డే స్కాలరేనా? మీరు అప్పుడు ఇంటర్ ఏమైనా హోస్టల్‌లో జాయిన్ అయ్యారా?
డే స్కాలరే అండి. అక్కడే టౌన్‌లోనే స్ అదే కాలేజ్ ఉంటే అక్కడే నుంచి ఎళ్ళాను. తర్వాత ఏంటంటే ఎంసెట్‌లు ఎంసెట్ రాసానండి. కొద్దిగా మంచి మార్క్స్ అనేవి వచ్చినాయండి. మంచి మార్క్స్ వచ్చినాయి. అంతా బానే ఉంది. తర్వాత ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ <chuckles> ఆ!
డే స్కాలర్. ఓకె. ఓకె. హ్మ్. నైస్ నైస్. ఫస్ట్ నుండి భయపడినందుకు ఏమి ప్రాబ్లమ్ రాలేదు. <chuckles> హ్మ్.
అదెండి. తర్వాత ఏంటంటే బీటెక్‌కి వచ్చాను, జాయిన్ అయ్యానండి. ఇక్కడి నుంచి ఇంకా మొత్తం లైఫ్ అంతా కొత్తగా ఉంటది కదండీ.
<chuckles> అవునవును. హ్మ్.
ఆహా! ఆ! ఉండడం వల్ల ఏంటంటే స్టార్టింగే కొద్దిగా మావులుగా‌నే అనిపిచ్చిదండి. కాలేజ్ ఇంకా అలవాటే కదా! ముందునుంచే అలా అనుకుంటానండి. కాకపోతే ఏంటంటే ఈ బీటెక్ వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేదంటే ఇయన్నీ డెవలప్ చేసుకోవాలి, ఇయన్నీ అన్నారండి. ప్రెజెంటేషన్‌లూ ఆ!
హ్మ్. అవును. ఆ! మీరు ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి. ఇవన్నీ ఉంటాయి కదా! హ్మ్.
ఇంక జెంపారు. చెప్పాను కదండీ కొద్దిగా, <chuckles> ఈ అదే కొద్దిగా స్టేజ్ ఫియరు ఇయా అని. ఇన్ ఫాల్
ఆ! ఆ! ఆ స్టేజ్ ఫియర్ ఇంకా పోలేదా? అంటే బీటేక్‌కొచ్చేదాకా కూడా మీరు అలానే కంటిన్యూ అయిపోయారు.
ఆ! అండి. అలా కండి అలా ఉన్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి అసలైంది. నాకేం భయం, భయం అసలు ఆ స్టేజ్ ఫ స్టేజ్ ఎక్కి ప్రెజెంటేషన్ ఇయి అంటే తప్పించుకునేవాడిని, లేదంటే బంక్ కొట్టేవాడిని, మానేసేవాడినండి. <chuckles> అలా తప్పించుకోనండి. తర్వాత ఏంటంటే ఒక అమ్మాయి పరిచయం అయిందండి. ఆ అమ్మాయి ఏంటంటే మామూలుగా హ్మ్, అంటే నేను స్కూల్లో చదువుకున్నప్పుడు నేను తెలుసంట. నాకు తెలీదు ఆ అమ్మాయి. <chuckles> కాకపోతే నేను తెలుసంటండి. ఆ! సేమ్ స్కూలే. తర్వాత అలా పరిచయం చేసుకుంది. ఆ! ఆ! మే మా సెక్షనే అండి. సేమ్ కు సేమ్ కూడా అది కూడా.
హ్మ్. ఓకె. <giggles> ఓకె. ఓకె. హ్మ్. ఓకె. హ్మ్. ఓకె. సేమ్ స్కూలే? క్లాసు? మీ సెక్షన్ అమ్మాయి మీకు తెలియదా? అసలు మీరు స్కూల్‌లో ఎలా చదివారండి? నాకు అర్థం కాదు.
<gasps> అంటే అమ్మాయిల్ని అంతలా పట్టించుకునేయి అంత ఉండేది కాదండి. స్కూల్‌లో ఆటలు ఫ్రెండ్స్‌తో గాని సరిపోయేది కదండీ.
అయ్యయ్యో! <chuckles> ఏ జనరేషన్‌లో ఉన్నారండి? ఓకె.
ఇంకా అంతలా పట్టిచుకునే కాదు. అంటే అప్పట్లో కదండి. తర్వాత ఏంటంటే బానే గడిసిందండి. ఇంకేంటంటే ఆ అమ్మాయి నుంచి అదే కొద్ది‌గా స్టేజ్ ఫియర్ చెప్పానువా. అదే ప్రెజెంటేషన్‌కి రాట్లేదేంటి, అసలు ప్రెజెంట్ ఒక్క ప్రెజెంటేషన్ కూడా ఇవ్వలేదేంటి ఇప్పటికి వచ్చి. క్రెడిట్స్ అన్నీ పోతాయి తర్వాత నీకే ఇబ్బంది అవుతాయి అని ఇలా చెప్పిందండి. నా వల్ల కాదు. ఆ! అండి.
ఓకె. ఓకె. హ్మ్. అవును. ఇంటర్నల్ మార్క్స్ అవన్నీ దాన్ని బేస్ చేసుకొని ఇస్తారు కదా!
అదే కదండీ! తర్వాతా ఇంకేం జరిగిందంటే "నువ్వేం కంగారు పడకు. అంత మంచిగానే జరుగుతది", అని చెప్పి తను కూడా హెల్ప్ చేసేదండి. కొద్దిగా అంటే "ప్రజెంటేషన్‌లో ఎలా చెప్పాలి?" ఏంటి అని, బానే చెప్పేది. అయినా సరే ధైర్యం సరిపోయేది కాదండి. తర్వాత ఏంటంటే నాకు తెలిసిన క్ పీటీ
హ్మ్. ఓకే. <laughs> ముందు ఫస్ట్ మీలో నుంచి మీకు సెల్ఫ్‌గా రావాలండి నిజంగా. హ్మ్.
ఆ! అదే కదండీ! తర్వాత ఏంటంటే మాకు ఒక సార్ ఉంటారండి. స్కూల్లోనే చదివిన సారు. ఆయన ప్రతిసారి కలుస్తూ ఉంటారు, అంత బాగానే ఉంటుంది. ఆయన మాటలు ఇప్పటికి కూడా గుర్తున్నాయండి ఏంటంటే కలిసినప్పుడల్లా చెప్తుంటారు. "నువ్వు మంచిగా అరే! నువ్వు సాధించగలవు, నువ్వు ట్రై చెయ్ అవుతది. అన్నిట్లో కూడా నువ్వు బానే చదువుతావు కదా! ముందు ముందే ఉండు అన్నిట్లో కూడా వెనకపడకు. ఎలాంటి చెడు, చెడు అలవాట్లు లాంటివి ఏం నేర్చుకోకు. ఏమన్నా భయమేసినప్పుడు ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించి కొద్దిగా ప్రశాంతంగా ఉండి అప్పుడు మొదలుపెట్టు ఏదైనా పని ఐనా కూడా", అని కొన్ని కొన్ని మాటలు మోటివేషనల్ మాటలు చెప్పారండి. ఇంకా ఒకసారైతే ఇంకా డైరెక్ట్ ఇంటర్నల్ వస్తుంది, ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇంక పక్క తప్పించుకోవడానికి లేదండి. అలాంటి టైమ్‌లో నాకు అదే కదండీ! అలాంటి టైమ్‌లో ఈ మాటలనేయి నాకు బాగా ఉపయోగపడ్డాదండి. ఆయన చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని అలా ఉండి మొత్తానికి కొద్దిగా తడబడ్డాను అల్లాల్లా ఉన్నాను కానీ మొత్తానికైతే ప్రజెంటేషన్ చెప్పేసానండి. అల్ అలా ఇంకా అయిపోయింది ఇంకా. <chuckles> మంచిగా ఇచ్చాను. అంతా మంచిగా జరిగిందండి.
ఓకే. హ్మ్. కాలేజ్‌లో ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. ఓకే ఓకే. ఓకే. ఆ! ఇక్కడ ఏం పప్పులు ఉడకవు కంపల్సరీ చెప్పాల్సిందే. అవును. హ్మ్. <clears throat> ఓకే. ఆహ్, సార్ మాట్లాడిన మాటలు. నైస్ నైస్. ఓకే. అంటే ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అసలు అది ఫస్ట్ చెప్పండి? అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు ప్రజెంటేషన్ ఇవ్వలేదు మీరు. అంటే ఏదైనా గాని స్విచ్యువేషన్ రాలేదు.
వాండిగా. అవును.
ఫస్ట్ టైమ్ ఇచ్చారు మీరు బి టెక్‌లో ఎలా అనిపించింది మీకు? ఒక రిలీఫ్ వచ్చిందా మనం స్టేజ్ దిగాక? హ్మ్. హ్మ్.
అంటే ఫస్ట్ టైమ్ అలా, అంతే రిలీఫ్ వస్తుందని చెప్ప్ దిగాక అదే అండి చెప్పేసాక దిగాక హమ్మయ్య అయిపోయిందిరా బాబు గొడవ వదిలిపోయింది ఇంక అంతే చాలా అయిపోయింది అనుకున్నాను. తర్వాత కొద్దికొద్దిగా అలవాటయిందండి. ఆ! తర్వాత, తర్వాతేంటంటే మళ్ళీ ఉండే కొద్దికొద్దిగా అలాగా అలవాటైపోయి అంతా మంచిగనే జరిగిందండి. తర్వాత రివ్యూస్‌లో కాని ప్రాజెక్ట్ చేసినప్పుడు రివ్యూస్‌లో గాని మంచిగా ఇచ్చాను, అంతా మంచిగా జరిగిందండి. ఇంకోటి ఏంటంటే ఈ ఇబ్బందులే కాదండి ఈ ఇబ్బందులు ఇయున్నాయి సరే పే మేం కొద్దిగా పేదరికం అని చెప్పాను కదా! అలా కూడా ఒక ఇన్సిడెంటనేది జరిగిందండి. మరి నాకు కొద్దిగా ఈ కాలేజ్ ఫీస్ కొద్దిగా చాలా ఉంటాయి కదండీ కొద్దిగా ఇంజినీరింగ్ అంటే ఇయి అని.
<chuckles> ఆ తరువాత అనుకోలేదా? ఆ! ఓకే అదే అడుగబోతున్నా. ఓకే ఓకే. హ్మ్. అవునండి. ఓకే. అవునండి. అవునవును. అవును. హ్మ్.
అలాంటి సమయంలో ఏదనంటే రెండేళ్ళు బానే మా నాన్నగారు కష్టపడి కట్టారండి అంత ఫీజ్‌లు ఇయన్నీ కూడా.
ఓకే. ఓకే ఓకే.
అంటే రెండేళ్లు బానే గడిసిందండి. తర్వాత ఏంట్ ఏం జరిగిందంటే హ్మ్ బానే గడిసింది కట్టారు. తర్వాతేంటంటే మా నాన్నగారు ఏంటంటే కొద్దిగా అంటే ఆ రోజు ఏ పనో అదే డైలీ వర్కర్ టైపండి.
ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బానే ఉంది. హ్మ్. ఓకే అదేలెండి.
ఆ! కొద్దిగా ఆ రోజు వచ్చిన డబ్బులతోని అలా గడిపేలాగా.
అది అంటే పేమెంట్స్ కూడా డైలీ ట ఆహ్, డైలీ వస్తాయా అట్లనా? హ్మ్.
ఆ! అండి. ఆ! డైలీ అలాగా. మమ్మీ ఏమో ఇంట్లో మెషిన్ కుడతారండి. అలాగా మెషిన్, అదే మిషన్ పని చేసుకుంటా ఉంటారు. అలాగ సాగేదండి 2 ఇయర్స్ అయింది కదా! అక్కడ ఇబ్బందేమొచ్చిందంటే మా నాన్నకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్ అనేదొచ్చిందండి. అంటే వర్క్‌కెళ్ళకపోవడం ఇలా జరిగింది. ఆ! అండి. అలాంటి సమయం అలాంటి సమయంలో ఏం చేయాలో తెలీదండసలు, ఈహ్, ఒక వైపేమో కాలేజీ ఫీజు కట్టాలి, ఒక వైపేమో చెల్లి స్కూల్ ఫీజు కట్టాలి ఏం చేయాలో ఇయన్నసలు మైండ్‌కేం తోచలేదండి. అమ్మో అమ్మకు వచ్చిన డబ్బులతోనేమో ఇల్లు ఏదో గడిచేదండలాగా. హ్మ్. ఇల్లు గడిచేదండి. తర్వాతేంటంటే, ఈ కొత్త ఇంకా సిలబస్ అదే ఇలా అన్నదొచ్చిందండి ఇంకా కొత్తది సెమిస్టర్‌కి వెళ్తాం కదా! వేరే సెమిస్టర్ ఫీజ్ కట్టాలి
ఓకే ఓకే. హుహు. ఓకే. అదేలేండి అదేలేండి. ఓహ్! ఆరోగ్య సమస్య వచ్చింది. ఓకే. డైలీ వేజ్ ఓకే. హ్మ్. అయ్యో! హ్మ్. సరిపోదిద్దరికీ. హ్మ్. ఓకే. ఆ థర్డ్, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్మా?
ఆ! అండి. అప్పడికి ఫీజు కట్టడం లేట్ అయిపోయిందండి. ఎగ్జామ్స్ దగ్గరికొస్తున్నాయి. ఇలా ఫీజు కట్టాలి లేదంటే ఎగ్జామ్స్ రాయనివ్వమని ఇలా చెప్పారండి. ఇంక అంతే అండి. నాకేం చేయాలో తెలీదు ఇంట్లో అడగలేను. మా నాన్నగారికి బాగొలేదు. ఈయనే నేనే ఏదో పని చేద్దాం అంటే సాయంత్రం పూట నా మనకు పని ఇచ్చేవారు ఎవరు లేరండి. మనం మనకు దొరకవు సాయంత్రం పూట పనులు ఏమి కూడా. అంటే ఇంగ అప్పుడేం జరిగిందంటే అండి, మా, మా ఫ్రెండొకడు ఉంటాడు చెప్పాను కదండీ 10త్ క్లాస్ దాకా చదువుకున్నానని.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఆ! అదేలెండి. అదేలెండి. ఓకే. హ్మ్. అవును. అవునండి. అవును. మీకు హెల్ప్ చేశారు.
ఆ! కొద్ అ! అదే అండి. వాడేంటంటే కొద్దిగా పర్లేదండి ఉన్నవాళ్ళు కొద్దిగా పర్లేదు బానే ఉంటారు. వెంటనే నేను ఏం చేశానంటే ఇంక నాకు ఏ దారి తోచలేదు. ఇంట్లో వాళ్ళని చుట్టాలని ఇలా అడగలేను చుట్టాలని ఇయ్యు అని అడిగితే ఇంట్లో తెలుసు కదండీ ఎలా చూస్తారు మళ్ళీ. ఆహ్, ఈ గొడవలు అని ఇయన్నీ మళ్ళీ డబ్బులు ఇవ్వకపోతే. ఇంక అలా అడగడం కూడా ఇష్టం లేదని చెప్పి వెంటనే వీడికి ఫోన్ జేసి, "ఒరే ఇంట్లో పరిస్థితి ఇలా ఉందిరా అస్సలు బాలేదురా అసలు. ఏం చేయాలో తెలియట్లేదు నాకు ఆహ్, ఏడుపొస్తుంది అసలు. రారా ఒక్కసారి కలవరా నా దగ్గర ఉండురా మాట్లాడాలి నీతో" ఇయన్ని చెప్పి వెంటనే వచ్చాడండి ఫోన్ చేయగానే వెంటనే.
హ్మ్. హ్మ్. ఓకే. అదే. ఆ! అదేలేండి. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదేలే. హ్మ్. అప్పడిదాకా కాంటాక్ట్‌లోనే ఉన్నారు తనతో అప్పడినించి.
ఆ! మాట్లాడు రోజు మాట్లాడుతూనే ఉంటాం అండి ఎప్పడినుంచో కూడా. అంటే వే వాడు వేరే దగ్గర ఉన్నా నేనున్నా హ్మ్, మాటాడుతూనే ఉంటాం. వచ్చాడండి ఇలా చెప్పాను జరిగిందంతా, "పరిస్థితి ఇలాగ ఉందిరా ఎగ్జామ్స్ వస్తున్నాయి" అని చెప్తే వెంటనే సరే నువ్వేం కంగారు పడకు అని చెప్పాడండి. కంగారు పడ అని చెప్పి కొద్ది ధైర్యం చెప్పి యెళ్ళిపోయాడండి. ఇంక డొ సాయం జేస్తాను ఇలాగ అని చెప్పలేదు. ఇంకొక 2, 3 రోజులు పోతే ఎగ్జామ్స్ ఉన్నాయి అనగా ఆ 2 రోజుల క్రితం ఏంటంటే మా కాలేజ్‌కొచ్చాడండి డైరెక్ట్‌గా. వచ్చి ఫోన్ జే ఆ! వచ్చి ఫోన్ జేసి ఏరా ఏంటి ఇక్కడికొచ్చావు ఏంటి ఫోన్ జేసి ఎందుకంటే వచ్చాను మీ కాలేజ్ దగ్గర ఉన్నాను అని చెప్పాడండి.
హ్మ్. ఓకే. ఓకే. ఓకే. అదేలెండి. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదేలే. అదేలే. హ్మ్. డైరెక్ట్‌గా కాలేజ్‌కి వచ్చేసారు. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్.
నేను తీరా చూస్తే డబ్బులన్నీ పట్టుకొచ్చాడండి నాకు అర్థం కాలేదు. ఎందుకురా ఐయన్నీ మామూలుగా నీకేదో బాద పంచుకున్నాను అంతే అని చెప్తే. అంత ఏమి ఓవర్ <chuckles> చేయకురా కడతాను. తర్వాత చూసుకుందాంలే మనం అని చెప్పి వెంటనే ఎళ్లి ఫీజు కట్టడం అనేది జరిగిందండి ఆ సమయంలో. అలా కట్టడం వల్ల వెంటనే
హ్మ్. హ్మ్. <chuckles> ఓకే. అంటే వు ఆహ్, మామూలుగా ఎంత కట్టాడండి అంటే ఎంత ఉంటుంది ఫీజ్?
అదేంటి. ఒక ముప్పై ఐదు వేలండి ఆ సెమెస్టర్ ఫీజు.
ఓకే ఓకే. పోనీలెండి. హ్మ్.
కట్టాడు. ఆడి వల్ల వెంటనే హాల్ టికెట్ అనేది కూడా వెంటనే ఇచ్చేసారండి. వాడి వల్ల అప్పుడు సాయం ఆడ వాడి సహాయం పొందడం వల్ల ఇప్పటికి బాగున్నాండి. ఇంకేంటంటే అది కాకుండా ఇంట్లో పరిస్థితి తెలిసిన తర్వాత 35,000 కాకుండా సెపరేట్‌గా మళ్ళీ ఓ వారం తర్వాత 20,00 అనేది నా అకౌంట్‌లో ఎశాడండి. ఇంట్లో ఖర్చులు‌కు ఉంచరా నేన్ తర్వాత ఇంట్లో ఏదోకటి మేనేజ్ చేస్తానులే పర్లేదు. ఇప్పుడే ఏమి మనకు డబ్బులు ఏం అవసరం వద్ధు అంతా బానే ఉంది. తర్వాత మనం చూసుకుందాంలే ఫస్ట్ ఇయన్నీ ఇంట్లో చూసుకో. అంతా సెట్ అయిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుకుందాంలే ఎదోటి చూసుకుందాంలే ఫస్ట్ ఇయన్నీ నువ్వు బా చదువు.
హ్మ్. హ్మ్. బా! హ్మ్. తర్వాత అన్న. ఓకే. హ్మ్. ఓకే. నిజంగా అండి. అసలు అట్లాంటి స్నేహితుడు దొరకడం మీరు ఫస్ట్ నుంచి చదువులో ఆహ్, ఉన్నా గాని, ఆ స్టేజ్ ఫియర్ ఏదైనా గాని, మీరు మంచి స్నేహితుడిని సంపాదించుకున్నారండి. "ఎవరున్నారండి ఈ రోజుల్లో రూపాయి తీసేవాళ్ళు" నిజంగా, అట్లాంటిది అంతా.
ఆ! అండి. అవునండి. ఆ! అండి. అదే కదండీ. ఇప్పుడు ఈ బీ‌టెక్‌లో ఉన్న ఫ్రెండ్సు ఇంటర్ ఫ్రెండ్సు వీళ్ళు అంతా అలా లైట్, లైట్‌గా ఉంటారండి. మామూలుగా మాటల దాకే లేదంటే చదువులో హెల్ప్ చేయడం వరకే చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ప్రతి దాంట్లో తోడుంటారండి. అది గాలిగ్రియ ఇంకా అది గొప్పతనం.
హూహూహు. అదేలెండి. నిజంగా అండి. మీరు చెప్తుంటే‌నే నిజంగా స్కూల్ ఫ్రెండ్స్ గుర్తొచ్చేస్తున్నారు. ఇట్లాంటి ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటే నిజంగా మనం లైఫ్‌లాంగ్ ఉండొచ్చండి. ఆ సహాయం మీరు నిజంగా చాలా బాగ చెప్పారండండి. మీరు ఈ పడిన ఇబ్బందులు గానీ <gasps> ఆ ఇబ్బందుల వల్ల మీరు మీ ఫ్రెండ్ దగ్గర నుంచి పొందిన సహాయం గానీ, ముందుగా అతని మంచితనం గానీ అన్నీ చాలా బాగా పంచుకున్నారండి. నిజంగా <gasps> నేనైతే నిజంగా చాలా హ్యా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మీ ఫ్రెండ్ చేసింది. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు.
<chuckles> నిజమే అండి. అవునండి. ఆ! అండి. ధన్యవాదాలండి.